ఓహ్!
ఆ! అది నాకు భయం. చాలా భయం. అలాగా సార్స్ అలా కొడుతుంటే నాకు చాలా భయమేసేది. అయితే ఒకసారి ఏమైందంటే, నేను వేరే సెక్షన్‌లో ఒక అబ్బాయి దగ్గర నోట్స్ తీసుకున్నా. నోట్స్ తీసుకొని, ఆ నోట్స్ రాస్తుండగానే అదీ అది కంప్లీట్ నేను రాయడం పూర్తవ్వకుండానే సారొచ్చేసారు ఆయనొచ్చేసారు. శేష్ కుమార్ గారొచ్చేసారు. అయిన్ ఆహ్, హ్మ్, అప్పుడు అప్పుడేమైంది అనుకున్నావు, ఆయన వచ్చేస్తే నాకు ఆ టెన్షన్‌లో ఆ కంగారులోని ఏం చేయాలో తెలియక, నేను వాడి పుస్తకాన్ని నా పుస్తకంగా చీపిచ్చి చీపించేసాను. వాడు ఆ! అవును.
హ్మ్. హ్మ్. ఓహ్! హుహు. ఆ! ఓహ్! ఓహ్! ఓ హ్మ్. హ్మ్. అయ్యో! నిజంగా ఇలాంటి సిట్యుయేషన్‌లో <chuckles> నువ్వు అసలలా ఎలా చేసావు? అంటే, మీ స్నేహితుడిని మోసం చేసినట్టు అనిపించలేదా అలాంటి సమయంలో?
ఆ! లేదు. అంటే వాడు నాకు చాలా దగ్గర మాట. అంటే, అక్కడ సందర్భం ఏంటంటే నేను ఆ సారు నన్ను కొడతారనే భయం నన్ను చాలా కంగారు పెట్టేసింది. బాబోయ్! సారు చేతిలో దెబ్బలు తినాలంటే, నాకు చాలా భయం. అందుకే నేనేం చేశాను
ఆ! ఓహ్! ఓహ్! కంగారులో అలా చేసేసారన్నమాట.
ఆ! అనుకోలేదు. అలా జరుగుతదని ఆ సందర్భంలో. వె అప్పుడు ఆహ్, నేను ఏం చేశానంటే ఆహ్, సారుకది చీపించేసాను. చూపించేస్తే, ఆ సారుకేన్
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. మరి మీ సారు అంటే, నీ రైటింగ్ గుర్తుపట్టలేదా? అంటే, నువ్వెప్పుడు మీ క్లాస్‌లోనే ఉంటుంటారు కదీ కదా! మీ ఫ్రెండ్ రైట్ అంటే నీ రైటింగు మీ ఫ్రెండ్ రైటింగ్ తేడా తెలియలేదా మీ సారుకి?
ఆ! అవునవునవును. అదే నీకు చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే అప్పుడు, మా సారు చూసి పుస్తకం నాకు తిరిగిచ్చేసారు. తిరిగిచ్చేసి తిరిగిచ్చేసారు. అదేంటీ, సారు ఏమంటలేదు నన్నూ ఆహ్, అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. నన్ను స్టాఫ్ రూముకి పిలిసారు.
హ్మ్. హ్మ్. ఓహ్! ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఓహ్! షంటింగ్ చేయడానికి మొత్తం, ఏంటి ఇలా చేసావు నువ్వు అనని చెప్పేసి అడగడానికా?
పిలిచి అంటే... అంటే పిలిచి ఏమన్నారో తెలుసా? ఆ! ఏమన్నారంటే, "ఇదిగో ఈ హ్యాండ్‌రైటింగ్ నీది కాదు. అది ఇది నీ పుస్తకం కాదని నాకప్పుడే తెలుసు. కానీ, అందరి ముందు నీ పరువు తీయడం ఇష్టం లేక, నిన్ను ఇక్కడ పిలిచి చెప్తున్నాను" అని చెప్పారు.
లేకపోతే ఆ! ఏమన్నారు? హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్!